అహా! మరీ అంతలాగా వొద్దూ, మానేసే అనేలాగా లేదూ. ఫస్ట్‌లో నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను అంటేగ అంటే మా ఫాదరే నాకు ఆహ్, ఒక 2000 రూపీస్ ఇచ్చారన్నమాట. దాంట్లోంచే, నేను తీసుకొని, మెటీరియల్ కొనుక్కొని అలా నెమ్మది నెమ్మదిగా ఆ తరువాత, నేను మా ఫాదర్ కూడా మనీ రిపే చేసేసాను అండ్, నాక్కూడా దాంట్లో నుంచి ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ చేసాయన్నమాట. సో, అలా ప్రాఫిట్స్
ఓకె. ఓకె. ఓకే. అంటే, మీరు ఎలా స్టార్ట్ చేసారూ బిజినెస్ అనేది? అంటే, మీకు కస్టమర్స్ ఏ విధంగా వచ్చారు? మీ ప్రొడక్ట్స్‌ని చూడ్డానికి కస్టమర్స్‌ని, మీరు ఏ విధంగా? అంటే ఇప్పుడు వాట్సాప్ ఉంది. వాట్సాప్‌లో స్టేటస్ పెట్టడం. ఇలాంటివి. అంటేమన్నా చేసారా ఉదాహరణకి?
హ్మ్. అవును. చేశానండి. చేశాను. ఎందుకంటే, ఇప్పుడు మనం బిజినెస్ చేస్తున్నామని మనకీ, మన ఇంట్లో వాళ్ళకి తెలిస్తే సరిపోదు కదా! మన ఫ్రెండ్స్ సర్కిల్‌లో తెలియాలీ. మన చుట్టాల్లో వాళ్ళకి తెలియాలీ. సో, వాళ్ళ దగ్గర నుంచి ఆ! వాళ్ళ దగ్గర నుంచి వ వేరే వాళ్ళకి కూడా తెలియాలి. సో, నేను ఏం చేశాను అంటే వాట్సాప్‌లో పెట్టుకున్నాను స్టేటస్‌లో. అలాగే, నాకు కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో అలా, లైక్ మా ఫ్రెండ్స్ గాని, మా రిలేటివ్స్ గాని, వాళ్ళకి కూడా నేను అహ్, పెట్టానన్నమాట. నేనిట్లా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలి అంటే గనుక నన్ను అప్రోచ్ అవ్వండి. ఒకవేళ మీకు అవసరం లేదు. ఓకె, ప్రాబ్లమ్ ఏమి లేదు. మీ ఫ్రెండ్స్‌లో, అలాగే మీ రిలేటివ్స్‌లో ఎవరికైనా కావాలి అంటే గనుక వాళ్ళకి నా పేరనేది సజెస్ట్ చెయ్యండి. అని చెప్పి నేను వాళ్ళకి చెప్పాననమాట.
హ్మ్. అవును. ఇంకా, ఔట్‌సైడ్ గూడా తెలియాలి. అవును. హ్మ్. అవును. ఓకె. అవును. ఓకె. ఓకె. అంటే, మీరు ఎటువంటి ఆహ్, హ్యాండ్‌మేడ్‌ ఐటెమ్స్ చేసేవాళ్ళు? అంటే, మీ దగ్గరా ఎక్కువగా సేల్ అయినవి ఏంటివి హ్యాండ్‌మేడ్‌తో చేసినవి? అంటే, పర్టిక్యులర్‌గా, "ఇది బాగుంది" అని చెప్పేసేసేసి ఒకే పర్సన్ ఒక 2-3 టైమ్స్ తీసుకుంటూ ఉంటారు గదా! సో, అటువంటి ఐటెమ్ మీరేం చేశారు? అలాగే ఎక్కువగా ప్రాఫిట్ వచ్చిన మీ యొక్క హ్యాండ్‌మేడ్‌ ఐటెమ్ ఏంటిది?
హా! అవునండి, అవును.

అంటే, మ్ ఏమంటోర ఏమంటారంటే మనం చేస్తున్న పనిని ధ్యాస పెట్టి చేయాలి.
అట్‌లీస్ట్ చేసినందుకు, ఇప్పుడు మనం హ్మ్. అవునండి. ఖచ్చితంగా ధ్యాస పెట్టి చె ఏ పనైనా మనం ధ్యాస పెట్టి చేయాలి. లేదంటే అది మనకు అవ్వదు. కాకపోతే ఇదేంటంటే ఇంకొంచెం ధ్యాస పెట్టి చెయ్యాలి. లేదు అంటే గనక మనకి అవి నీట్ లుక్ అనేది రాదు.
హ్మ్. హ్మ్. అవును అంటే అవును. మీరన్నట్లు ఇట్లా మీరు ఈ రెసిన్ ఆర్ట్ కానివ్వండి లేదా ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అని చెప్పారు గదా! ఇవి బా చేస్తానని చెప్పారు. సో, ఎప్పుడైనా మీకు ఒక బిగ్ ఆర్డర్ రావడము, మీ ఫ్యామిలీ చాలా సంతోషించడం, లేదా మీ ఫ్యామిలీయే కాదు ఫస్ట్ మీరు సంతోషించి, నాకు ఇట్లా పెద్ద ఆర్డర్ వచ్చింది. ఆహ్, నాకు పెద్ద ప్రాఫిట్ రాబోతుంది, అని మీ పేరెంట్స్‌తో చెప్పిన సందర్భాలు ఏమన్న ఉన్నాయా?
అవునండి. అవునండి. ఉన్నాయండి. ఖచ్చితంగా ఉన్నది. కాకపోతే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ అండ్ రెసిన్‌లో నాకు చిన్న చిన్న ఆర్డర్సే వచ్చాయనమాట. పెద్ద ఆర్డర్ వచ్చేసి బౌస్ ఉన్నాయి కదా! స్క్రంచీసు బౌసు బౌ క్లిప్స్ ఉంటాయి కదా! ఆహ్, మనకి జడలో పెట్టుకుంటాంగా తల్లో పెట్టుకుంటాం స్క్రంచీస్ రబ్బర్ బాండ్స్ అంటారు కదా స్క్రంచీ రబ్బర్ బాండ్సు.
అంటే ఆ టైమ్‌లో మీ పేరెంట్స్ రి ఆహ్ ఓకే. అంటే ఏంటండి అవి? నాకు తెలియదవి అసల. అవును. అవును, అవును, అవును. అవును.
ఆ! అవి నాకు బల్క్‌లో ఆర్డర్ వచ్చాయన్నమాట. అలాగే బోవ్ షేప్‌లో
ఓకే. అంటే మీరు అవి గూడా చేస్తారా ఇంట్లోనే?
ఆ! అవునండి. చేస్తా నేను.
వావ్! అసల చాలా నిజంగా చాల నిజంగా గ్రేట్ <chuckles> అసల. ఇంట్లోనే మీరు ఒకా <smacks lips> ఒక బిజినెస్‌నే పెట్టేసేసారు నిజంగానే.
అవునండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతీ ఆహ్, సందర్భంలో మనకి బయటకెళ్ళి చేసుకోడానికి ఉండదు కదా! నేను అలాంటి సిట్యుయేషన్ నేను చూసాను. అందుకని చెప్పే, నేను ఇప్పుడు ఎటువంటి ఇప్పుడు నేను ఇంట్లో ఉంటూ నేను నా నాకు ఇష్టమైన పని చేసుకుంటున్నాను. అలాగే నా ఫ్యామిలీ‌ని కూడా చూసుకుంటున్నాను. ఓకే. మనకి కొన్ని కొన్ని సార్లు ఆర్డరర్లు రాకపోవచ్చు. కానీ మనం ఇంట్లో ఉంటున్నాము. మనం అదీ చేస్తున్నాం, ఇదీ చేస్తున్నాం. కాబట్టి మనకొక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. హ్యాపీనెస్ ఉంటుంది మన ఫ్యామిలీతో స్పెండ్ చేసినప్పుడు.
హ్మ్. అవును. అవును. హ్మ్. అవును. <breath> అంటే ఇప్పు అవును. అవును డెఫినెట్లీ. అంటే ఇప్పుడు మీరు అన్నట్టూ హ్మ్, మీరు చేసిన ఆర్ట్ వర్క్స్ అనేటిని ఇట్లా వాట్సాప్ స్టే ఆహ్, స్టేటస్‌లో పెడతాను వాళ్ళకి ఇష్టం ఉంటే గనక మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అని చెప్పారు కదా. సో, అలాగే సోషల్ మీడియా వెబ్సైట్‌లో కూడా పెడితే మీకు కొంచెం వ్యూస్ రావడము, లేదంటే మీ బిజినెస్ అనేది ఇంక్రీస్ అవ్వడం జరుగుతుంది గదా! సో, అలా మీరు ఏమన్నా ట్రై చేసారా? ఆ దృక్కోణంలో మీరు వెళ్ళేసేసి పెడితే బావుంటుంది గదా అని అనుకున్నారా ఎప్పుడైనా?
అవునండి. అవునండి.

ఆ! నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తుంటానండి.
ఓకె, ఓకె మంచిది అసలు, చాలా అంటే చాలా మంచిది.
అండ్ అలాగే రెసిన్ ఆర్ట్, ఆ! రెసిన్ ఆర్ట్ కూడా చేస్తాను.
ఓకె! రెసిన్ ఆర్ట్ గూడా చేస్తారా మీరు?
ఆ! రెసిన్ ఆర్ట్, కూడా చేస్తాను. రెసిన్ ఆర్ట్ లొ కీ చైన్స్, ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా చేస్తాననమాట.
అంటే అ అది ఎలా చేస్తారు? అది ఎలా చేస్తారు ఒకసారి చెప్తావా? అంటే నాకు పర్టిక్యులర్‌గా తెలియదు. రెసిన్ ఆర్ట్ అంటే విన్నాను కానీ అది ఎలా చేస్తారు అని అయితే నాకు అసలు తెలీదు అన్నమాట.
మనకి అవి లిక్విడ్స్ ఉంటాయండి. ఆ లిక్విడ్స్‌ని ఒక 2 లిక్విడ్స్ ఉంటాయన్నమాట. వాటిని మనము రెసిన్, హార్డనర్ అని అంటాము. అ ఆ 2 కూడా మనము రేషియోలో కలుపుకుంటాం. కొన్ని రెజిన్స్ ఏముంటాయంటే 2:1 రేషియోలో కలుపుతాము. కొన్ని ఏంటంటే త్రీ ఇస్ టు వన్ రేషియోలో కలుపుతాము అన్నమాట.
ఓకె. ఓకె. ఓకె. ఓకె, ఓకె.
సో ఆ! దాన్ని మనము రెండు కలిపినప్పుడు అది హార్డ్ అయిపోయి, మనం ఏ షేప్‌లో కైయితే పోస్తామో, ఆ షేప్ కింద మనకి తయారయితుంది అది. అది అ ఆరడానికి 24 అవర్స్ టైమ్ పడుతుంది మనకి.
అంటే పర్టిక్యులర్‌గా ఓకె, అంటే పర్టిక్యులర్‌గా ఒక రేషియో టైప్‌ లాగా ఉంటుంది. అది గూడా, అంటే ఒక ఏంటి కొలతల ప పరంగా చేయాలి అది గూడా. మనం ఇష్టం వచ్చినట్టు చేయగూడదు. ఓకె.
అవునండి, అవును. ఆ! కొలత ప్రకారంగానే చెయ్యాలి. ఇప్పుడు మనము బియ్యం ఆహ్, రైస్ అవ్వాలి అంటే గనక మనం ఏం చేస్తాం? 2:1 రేషియో, 1:2 రేషియోలో మనం పెట్టుకుంటాం. అట్లాగే ఇక్కడ టూ ఇస్ టు వన్ రేషియోలో ఎసుకుంటాం అన్నమాట.
అవును నిజంగానె.

అంటే, మీ దగ్గర ఎక్కువగా ఇవే తీసుకున్నారా? రెజిన్ ఆర్ట్స్ అని చెప్పారు. ఈ ఆర్ట్స్‌నే ఎక్కువగా బయ్ చేసారా? అంటే మళ్ళీ
ఆ! అవునండి. రెసిన్ అండ్ సిల్క్ త్రెడ్. బాగా వెళ్ళాయి నా దగ్గర నించి.
ఓకే. మరి మీరెప్పుడైనా మీ ఫాదర్‌కి ఇలాంటి రెసీన్ ఆర్ట్ వేసి గిఫ్ట్ ఇవ్వడం గాని, లేదా మీ మదర్‌కి సిల్క్ త్రెడ్ బ్యాంగిల్స్ చేసివ్వడం గాని, చేశారా? లేదా మీ సిస్టర్స్‌కో, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్‌కో ఫ్రీగా, అంటే ఫ్రీ ట్రై అంటే
ఖచ్చితంగా అండి. ఫస్ట్ వాళ్ళే నా కస్టమర్స్ అయితారనమాట. అంటే, కస్టమర్స్ అయినా, అవకపోయినా, లైక్ మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి, వాళ్ళకి మన మన దగ్గర నించి మనమేమివ్వగలము అంటే, స్పెషల్‌గా మన చేతులతో మనం చేసి ఇచ్చిందైతే, వాళ్ళకింకా హ్యాపీ ఫీల్ అయితారు కదా!
ఓహో! కే. అవును. హ్మ్. అవును. అవును. నిజంగానే. నిజంగానే. డెఫ్‌నేట్లి.
మనం బయట కొనడం ఏముంది? షాప్‌కెళ్తామొ 10 నివిషాలు చూస్తాం. ఓకే. గిఫ్ట్ బావుందా? ఓకే. డన్. తీసేసుకుని ఎళిపోతం. అలా కాకుండా, మనం వాళ్ళ ఫోటోల్తోటి ఇట్లాగా మనం రెసిన్ ఆర్ట్స్ ,స్పెషల్‌గా మనమే మన హ్యాండ్స్ తోటి చేసీస్తే, ఆ ఆనందం చాలా బావుంటుందండి. అలాగే, వాళ్ళది చూసినప్పుడు, "నువ్వే చేసావా" అని చెప్పి మా డాడీ గూడా, ఆహ్, సర్ప్రైజ్ ఐన ఏమంటారు? సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఆ! ఆశ్చర్యపోయారాయన. ఆ!
అవును. నిజంగా. చాలా బావుంటుంది. అంటే, ఆహ్, ఆశ్చర్యపోయారు. ఓకె. నా కూతురు అవును. అవును. అంటే, ఆహ్, ఈ హ్యాండ్‌మేడ్ బ్యాంగిల్స్ అనేవి ఆహ్, దాదాపుగా చేయడానికి కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ఆహ్, సో, ‌మీరు ప్రాఫిట్‌ని ఎలా జనరేట్ చేసుకునేవాళ్ళు? అంటే ఇప్పుడు ఒక 300 అయిందనుకోండి మీకు ఖర్చు. కంపల్సరీ‌గా మనం 350-400 పెట్టాలి, ఒక మార్జిన్ టైపు. సో, మీ మార్జిన్ ఎంతుండేది? మీ మార్జిన్ ఎంత ఉండే అంటే వాళ్ళకీ తగ్గట్టే చే పెట్టేవారా? లేదు అంటే, కొంచెం ఎవరైనా సరే బిజినెస్ చేసే పర్సన్స్ ఏంటంటే, ఆహ్, కొంచెం ప్రోఫిట్ రావడానికి కొంచెం పెడుతూనే ఉంటారు హై‌ప్రోఫిట్ అనేది. సో, మీరు కోడా అలా ఏమన్నా చేసేవాళ్ళా?
ఆ! అవునండి. హ్మ్. ఆ! ఖచ్చితంగా అండి. అహ!